హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఒచ్చినా నిజం చెప్పామనుకోండి. అలాంటి ఇబ్బందులు ఏమన్నా వచ్చాయా?
అలా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితోచ్చినప్పుడు, నిజం ఎందుకండీ జేప్తాము? <giggles> అబద్ధమే జెప్పాల్సొస్తది కదా!
<chuckles> అయ్యో! మరి మంచి మంచి మంచి అలవాటండి అది. అదే కదండీ! మరి నిజం జెప్పటమే గదా!
హుహు. హ్మ్. కరెక్టె కదా! అదేదో ఇబ్బ ఇంకా ఇబ్బంది పరిస్థితి అక్కడ క్రియేటయితది అననుకున్నప్పుడు మనం, అబద్ధం చెప్పాల్సిందే గదా!
అలా అంటుంనందుకు. అవునవును. ఖచ్చితంగా ప్రాణాపాయస్థితిలో ఉంటే, ఖచ్చితంగా జెప్పాలి.
హ్మ్. అదింకా ఇబ్బంది. ఆ ఆ టైంలో అబద్ధం చెప్పినా తర్వాత తర్వాత నెమ్మదిగా పోను పోను ఆ నిజం చెప్పడానికే ట్రై జేస్తాం.
ట్రై జేయాలి అవును. ఇప్పుడు అబద్ధం అడినా సరే తరువాత దాన్ని నిజం బయటపెట్టాలి ఖచ్చితంగా.
ఆ సిట్యుయేషన్ కొంచెం నార్మల్ అయ్యేలోగా. ఆ! తప్పకుండా తర్వాత తర్వాత కొంచెం ఆ! అందరి మూడ్ కొంచెం నార్మలయిన తర్వాత కోపమంతా తగ్గిన తర్వాత నిజం అనేది చల్లగా <chuckles> చెప్తే నార్మల్‌గా ఉంటది
హుహు. పెట్టం
లేకపోతే మనకే రివర్స్ ఫైరయితది.
అవును. మీ చిన్నతనంలో ఏమన్న చేసారాండి మీరలాగా?
ఏంటండి?
మీ చిన్నతనంలో అలాగేమనా చెప్పారా? అబద్ధాలు జెప్పి తర్వాత కూల్‌గా ఉన్నప్పుడు, నిజం జెప్పడం అలాంటి పనులు జేసారా?
ఆహ్, అలా చేశాను. చేశాను.
అవును. ఖచ్చితంగా చిన్నపిల్లలు చేస్తానే <chuckles> ఉంటారు.
ఆ! <giggles> చేశాను క్ మా మదర్ దగ్గర అబద్ధం చెప్పేదాన్ని. తర్వాత తర్వాత కొంచెం ఆవిడ కూలయిన తర్వాత, లేదమ్మా ఇట్లా అని చెప్తే తనప్పుడు నార్మల్‌గా తీసుకొనేది.
అబ్సల్యూట్‌లీ నే‌నీప్పుడు గూడా చేస్తనే ఉంటా. హ్మ్. హ్మ్.